అబ్బబ్బబ్బా! <chuckles> అక్కడ పని చేసుకోవాలి ఇక్కడ మి మళ్ళీ వచ్చి చేయాలంటే కష్టం కాదు.
చెయ్ అహా! అంటే అది కూడా ఎలా ఉంటదంటండి, 6 అంటే 6కే రావాలి. నువ్వు సిక్స్ థర్టీకొచ్చి, 6:45కి వచ్చినా ఆ రోజు మేము మీతో మాట్లాడం.
హ్మ్. అబ్బా! అబ్బా! <chuckles>
ఇట్లా ఉండేదనమాట. అసల అంటే ఆహ్, చెప్పాలంటే <smacks lips> అదొక కైండ్ అఫ్, టార్చర్‌ లాగా చాలా ఫేస్ చేశానని చెప్పొచ్చు. అంటే హ్మ్, హ్మ్. అది ఫ్రస్ట్రేషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. బట్
హ్మ్. అవునవును. హ్మ్. అది ఆహ్, ఫస్ట్‌లో కాబట్టి మనకి వాళ్ళ సాంప్రదాయాలు అవి అర్థం కావు. అంటే ఏమంటారో, ఇంట్లో మనింట్లో ఏమో సర్దుకో, సర్దుకో అని చెప్తూ ఉంటారు. హ్మ్. వీళ్ళేమో ఇ మన్ని పరీక్ష ఎ ఎప్పుడు చిన్నప్పటి నుంచి లేని పరీక్షలన్ <giggles> అగ్ని పరీక్షలన్నీ ఇక్కడికొచ్చిన ఆ 2 సంవత్సరం లోపల అన్ని పెట్టేస్తారు.
హ్మ్. హ్మ్. చెప్తూ ఉంటారు. కాని <giggles> నిజంగా. అంటే సర్దుకోవచ్చండి. అంటే ఇంట్లో అంటే, అంతమంది మనుషుల మీద ఏదో ఒకటి వస్తే సర్దుకుంటా ఇది ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన <giggles> కాన్సెప్ట్ మీకు. చాలా కొత్తగా ఉండుంటది గద. సో అట్లా నేను మళ్ళీ ఏంటి మార్నింగ్ అంతా మ్ ఒచ్చాక మళ్ళీ వెంటనే మార్నింగ్ వెళ్లి, అక్కడ ఈ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని అక్కడ పూజ జె చెయ్యాలి. అంటే ఇల్లు క దీపం పెట్టకుండా ఉండకూడదంట. <smacks lips> అంటే అక్కడ. సో అక్కడ చెయ్యాలి, ఇక్కడ చెయ్యాలి, నేను జాబ్‌కెళ్ళాలి. మళ్ళీ 8కి రావాలి. ఒచ్చాక ఇట్లా ఇలా ఉందన్నమాట ప్రస్తుతం. అ
హ్మ్. అవునవును. <chuckles> ఆ! అవును. హ్మ్. ఓకె. ఆహాహా! హుహు. ఆహాహా! హుహు.
సో ఇంకా నేను చూసాను, చూసాను, చూసాను. ఇది తోడు నాకు ఆఫీస్‌లో ఎ ఎలా చెప్పారో అప్పటిదాకా జాయిన్ అయినప్పుడు చెప్పి తర్వాత ఏంటంటే ఒక్కోసారి 6-2 షిఫ్ట్ ఇచ్చారు.

ఎవరో ఒకళ్ళు వచ్చి <giggles> హ్మ్.
మా అత్ హ్మ్. అంటే మెయిన్‌గా ఎవరో ఒకళ్ళు కాదు. ముందు మా అత్తగారే, ఆ టైమ్‌లో అంటే 10కి 11కి వచ్చి ఆహ్, కర్రీ చేస్తావా? ఈ కర్రీ చేస్తావా? లేకపోతే పప్పు నానబెడతావా? 12కి పిండి 12కి పిండి రుబ్బాలి. <laughs> ఇట్లా ఇట్లా
ఆహా! <giggles> ఆ! వాళ్ళు మన సహనాన్ని పరీక్షించడానికా? లేకపోతే నిజంగా అవసరం ఉందా అనిపిస్తుంది. <giggles>
నిజంగా అండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే పోనీ ఇవన్నీ ఇప్పుడు సాటర్డే, సండే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వీక్ అంతా సరిపోయేది. లేకపోతే ఆ కర్రీస్ అంటే మార్నింగ్ ఎలాగో చేస్తున్నాము. ఆహ్, అంటే ఎలా ఉంటదంటే. ఇప్పుడు ఆవిడకి తినాలనిపిస్తుందంట నైట్ 10కి 11కి అప్పుడు చేయమంటే, <smacks lips> నాకు అనిపిస్తది కదండీ! అంటే ఇప్పుడే చేసి చేసి వస్తే
ఆ! అవునవును. అవును. హ్మ్. అవును. హ్మ్. <giggles> <giggles> వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న క్రేవింగ్స్ అన్నీ మనమే తీర్చాలనుకుంటారో ఏమో!
<giggles> అసలు అది కూడా కాదు. ఎలా అంటే "పదింటికి పప్పు నానబెడతావా? పన్నెండింటికి అంటే ఒక 2 గంటలుంటే తొందరగా నానిపోద్ది పిండి రుబ్బేద్దామని." అంటే అంత సింపుల్‌గా ఎలా చెప్తారు చెప్పండి.
అదే. <giggles> అదే కదా! <sniffs>
అంటే అప్పుడేంటంటే, మా హస్బాండ్‌ది టూ టు లెవెన్ అనమాట షిఫ్ట్. యుఎస్ షిఫ్ట్.
హ్మ్. ఆ! ఓకే.
సో, తనింటికొచ్చేసరికి 12 అవుద్ది. ఇక్కడ ఇంకా ట్విస్ట్ ఏంటంటే, నాకు పెళైయ్యేటప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీ ఇదని చెప్పారు. అంతా ఓకే .పెళైన తరువాత ఏంటంటే, ఆ రూమ్‌లో అంటే అప్పటిదాకా తను ఉన్నాడు కదా. పెద్ద ఇల్లే.
హుహుహు. ఆ! అవునవును. హ్మ్. హ్మ్, హ్మ్. ఆహా!
సో, కాకపోతే రూమ్‌లో కపుల్ ఉండకూడదని చెప్పారంట. హ్మ్.
హుహు. ఓహోహో!
సో, వాళ్ళేం చేసారు. పక్కన ఫ్లాట్ తీసుకున్నారు. అది నాకు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తెలుసు. నేను ఒక జాయింట్ ఫ్యామిలీ అనుకునే వచ్చాను. ఫ్రాంక్లీ స్పీకింగ్. <smacks lips> అంటే నాకిట్లా ఉంటది తెలీదు. అంటే అందరూ మనుషులు ఒకేలా ఉంటారేమో అనే తత్వం అప్పటిదాకా ఒకటుంది. సో, ఇంక వచ్చి వచ్చాను. వచ్చిన తరువాత అక్కడ అక్కడేమైందంటే, సరే ఇలా అన్నారు. ఇంకోటి తీసుకుందాము అని చెప్పారు. ఓకే అయితే ఆహ్, పంపించేస్తారేమో అని ఇంక అట్లా అమ్మవాళ్ళకి కూడా చెప్తే వాళ్ళేంటంటే, ఉంటది కదా సామాన్లు అవన్నీ ఉంటాయి కదా. హ్మ్. అవన్నీ కొన్నారు అంతా అయిపోయింది. తీరా చూస్తే ఏం చెప్పారంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తాడు కదా నైట్ 12కి.
హ్మ్. హుహు. ఓకే. ఓకే. అవునవును. అవునవును. హుహుహు. హుహు. ఓక్ ఆ! అవునవును. అవును.